అయితే ఆహ్, ప్రతి ఒక్కరికి ఒక జీవితంలో, వాళ్ళు ఏదో ఒక ఆట ఆడే ఉంటారు. అది స్కూల్‌లో అయినా గాని, లేకపోతే ఆహ్, కాలేజ్‌లో అయినా గాని, ఇట్లా ఏదో ఒకటి స్పోర్ట్స్ అనే దాంట్లో కొంచెం యాక్టివ్‌ గానే ఉంటారు. అట్లా మీరు మీ జీవితంలో స్పోర్ట్స్‌ని మీరు ఏ రకంగా చూస్తారు? ఏమన్నా ఆడిన స్పోర్ట్స్ ఏమన్నా నాకు చెప్పగలరా?
హ్మ్. ఆ! ఉన్నాయండి. చిన్నప్పటి నుంచి చాలానే ఆహ్, అంటే బాల్యంలో ఆడిన నార్మల్, నార్మల్ ఆటలున్నాయి. అవి ఇవి ఆహ్, ఊర్లో ఉన్నప్పుడు ఆడిన ఆటలు అవి ఉన్నాయి. కానీ నాకు మొదటి నుంచి కూడా ఆహ్, స్పో ఆహ్, స్పోర్ట్స్ అనే ఇదిలో, నేను ఎక్కువనే పాల్గొన్నాను అనమాట. అంటే స్పోర్ట్స్ అంటే
ఓకే. ఓకే. ఓకే. అంటే దాంట్లో మీరు యాక్టివ్‌ గానే ఉన్నారు, చిన్నప్పటినుంచి.
అవును యాక్టివ్‌ గానే ఉన్నా. అంటే ఏంటంటే, ఇప్పుడు స్పోర్ట్స్ అంటే, టెన్నిస్ అలా కాకుండా, ఇవి కూడా లైక్ మన ఏంటి రన్నింగు, ఫ్రాగ్ రేసు, జంపింగు అలాంటివి ఆహ్, అథ్లె ఆ! అథ్లెటిక్స్ రైట్. సో, ఆహ్, వాటిట్లో ఏదో వి ఏదో విధంగా, స్కూల్‌లో కాంపిటీషన్స్ పెడుతూ ఉండేవాళ్ళు కదా! ఆహ్, పార్టిసిపేట్ చేసేవాళ్ళం అన్నమాట. పాల్గొని.
ఓకే. ఓకే. అథ్లెటిక్స్. ఓకే. అవును. అంటే, ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి, మనకు పెడతా ఉంటారు అట్లాంటివా?
అవును. అవును. అది కరాటే కూడా ఉండేది. అయితే ఆ! సో, ఎప్పుడు కూడా ఈ ఖోఖో, కబడ్డీ ఇవన్నిట్లో ఎక్కడో దగ్గర ఫస్ట్ 3 ప్లేసుల్లో, ఏదో ఒక ప్లేస్ వచ్చేది నాకు.
ఓకే. నైస్. ఓహ్!
ఆ! 100% ఒచ్చేది. <chuckles>
చాలా గొప్ప విషయం. అంటే, మీరు అంత బాగా ఆడతారు అన్నమాట, అయితే.
ఆ! అంటే ఆహ్, బాగా అని చెప్పలేను. ఆహ్, కొంచెం ఒక కాంపీటేటివ్.
ఓకే. అంటే మొదటి ఆ 3 స్థానాల్లో వ వస్తున్నారంటే, మీరు బాగా ఆడుతున్నారంటే, అదే లెక్క ఇంకా.
అంటే, పోటీతత్వమైన దృక్పథం ఎక్కువ నా నాకు. అంటే కాంపీటేటివ్. హ్మ్.
ఓకే. ఏదైనా కొంచెం చాలెంజింగ్‌గా తీసుకొని, నేను చేయగలననే అది, మీరు ఆ మనస్తత్వంతో కలిసి కలిగి ఉంటారన్నమాట. అయితే.
అవును. చాలా పట్టుదల చాలెంజ్ తీసుకుంటా. అది ఎంత ఇంకా, ఒకసారి రింగ్‌ లోకి ది రింగ్‌ లోకి వెళ్ళి అడుగుపెట్టానంటే ఇంకా ఓకే, నేను ఏదో ఒకటి సాధించాలి. నా యాంబిషన్ ఎక్కువ ఉంటది అన్నమాట. స్పోర్ట్స్‌లో ఇంకా ఎక్కువ ఉంటది నాకు.
హ్మ్. ఓకే. అదేదో డైలాగ్ ఉంటది కదా! మనకు సినిమాలో, "ఒక్కసారి అడుగు పెడితే, ఒకసారి ముందుకు అడిగేస్తే, మళ్ళీ వెనక్కి అడిగేసింది అన్నట్టే లేదని."
వెనక్కి తిరిగి చూడం. ఆ! అప్పటికప్పుడు ఆ! అలా అన్నమాట. <chuckles> అలా చిన్నప్పటి నుంచి ఆహ్, పర్లేదు ఆహ్, వాటిట్లో, వీటిట్లో ఉంటూనే ఉంది. ఇంకా పెద్దయిన తర్వాత ఏంటంటే, నాకు ఆహ్, ఆహ్, మనకి టెన్నిస్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండింది. ఎందుకో తెలీదు. టెన్నిస్ అంటే అదొక రకమైన ఇది. మరి మనసుకి ఎందుకు అది నచ్చిందో, నాకు తెలీదు. నాకేదో ఎబిలిటీ ఉందని కాదు. ఆహ్, టెన్నిస్ అనే ఒక స్పోర్ట్ విధానమో, మరి దాని ప్రొఫెషనలిజమో, ఇప్పుడు నార్మల్‌గా బ్యాడ్మింటన్ ఆర్ క్రికెట్ ఆర్ ఎనిథింగ్ చూస్తే ఆహ్, టెన్నిస్ ఇప్పుడు మీరు చూస్తారో లేదో తెలియదు. బట్ టెన్నిస్ చూస్తే నాకు ఒక, ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్ ప్రొఫెషనల్ ఫీలింగ్ వస్తది స్పోర్ట్ అది.
ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. అవునవును. చూస్తాను. చూస్తాను. నేను కూడా అంటే అది స్పోర్ట్స్‌ లోనే, బాగా పే చేసే ఎక్కు ఎక్కువ పే చేసే స్పోర్ట్‌లో ఒకటని, అని చెప్పేసి విన్నాను నేను అది.
అది నా పే విషయం నాకు తెలీదు. కానీ దాన్ని వ్యవహరి దాన్ని ఆహ్, వ్యవహరించే విధానం దానికి పాల్గొనే ఆహ్, పద్ధతులు, దాని చాలా ఇప్పుడు బాల్ బాయ్స్ ఉన్నారు. అందులో ఆహ్, బాల్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలాంటి పద్ధతుల్లో, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, నిల్చోబెట్టి, అవి ఎలా ఎంత బాగ చేస్తారు. అండ్ ఆ కో‌ర్ట్
అవును. అవును. వెంటనే వాళ్ళు ఫోకస్డ్‌గా ఉండి. బాల్ రాంగానే పట్టుకోవటం, దాన్ని మళ్ళీ జేబులో పెట్టుకొని, మళ్ళీ వాళ్ళకి ఇవ్వటం. ఇలాంటివి చేస్తా ఉంటారు. అవును.
హ్మ్. ఆ! మళ్ళీ దా ఆహ్, ఆ యొక్క పోటీలు కండక్ట్ చేసే విధానం, ఎలా అయితే ఉంటుందో, అంత డిసిప్లిన్డ్‌గా ఉంటది. అంటే చాలా అంటే నాకు ఆహ్, నా నేచర్‌కి సూట్ అయ్యే స్పోర్ట్ అనిపించిందనమాట. ఒక స్థాయి వరకు. అయితే నేను ఏంటంటే, విమెన్ ఆహ్, టెన్నిస్ కూడా చూస్తూ ఉండేదాన్ని. నాకు 'సెరెనా విలియమ్స్' అంటే ఇష్టం. మళ్ళీ షరామా 'మరియా షరపోవా' ఆహ్, వీళ్ళందరినీ చూసేదాన్ని అండ్ నాకు 'రఫెల్ నాదల్,' 'ఫెడరర్,' 'జోకోవిచ్' అన్ని రైవలరీస్ అన్నీ చూసేదాన్ని నేను.
అవును. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. మనకి రీసెంట్‌గా ఏదో సి సిక్స్ ఆహ్, ఇది ఇదో జరిగింది కదా! దుబాయ్‌లో స్లామ్ అనేసి. అందరు ఒక ఆరుగురు మంది ఆహ్, టాప్ టెన్నిస్ ప్లేయర్స్ అందరూ కలిపి, ఒకటి జరిగింది అది. చూసారా మీరు?
ఆ! ఆ! చూసానండి. చూసాను. ఏది జరిగినా చూస్తూనే ఉంటాను. ఆహ్, నాకు మోస్ట్‌లీ ఆహ్, ఒక ఇదిలాగా ఉండిపోయిందన్నమాట. నేను కంటిన్యూ అంటే, నేను ఇందులో కంటిన్యూ చేయలేకపోయాను. స్పోర్ట్స్ పర్సన్ అయ్యి ఉంటే, బాగుండేది అనిపిస్తది టెన్నిస్ ఒక్కటి.
అంటే మీరు ఆహ్, టెన్నిస్ మీద అంత ఇష్టం పెంచుకోవడానికి, అసలు మొదటి కరు అంటే, మొదటిగా ఎప్పుడు చూసారు? మీరు అది.
అం‌త్ ఆహ్, అయితే మా బ్రదర్ అంటే నా తమ్ముడు ఆహ్, ఆహ్, మా పేరెంట్స్ ఏం డిసైడ్ అయ్యారంటే, చదువులో కొంచెం తక్కువ నాకంటే. నేను చదువు ఎక్కువ చదువుతాను, మంచి‌గా చదువుతాను. వాడు ఏంటంటే, కొంచెం ఆహ్, వెనకబడి ఉన్నాడనమాట. ఏదో ఒకటి వీడికి చేసేద్దాం, అని చెప్పేసి మా నాన్న మా మమ్మా ఏం ఆలోచించారు? మాకు ఉన్న ఊర్లో అంటే, మా మేము ఉండేది ఖమ్మంలో. అక్కడ సిటీలో ఏంటంటే, ఇట్లా ఆహ్, మంచి‌గా ఒక పెద్ద స్టేడియం ఉంటది. ఆ స్టేడియంలో ఏంటంటే, కోచింగ్ ఇస్తూ
ఓకే. ఓకే. ఓకే. మున్సిపల్ స్టేడియం లాంటిదా?
గవర్నమెంట్ స్టేడియమే అంటే ఆహ్, డిస్ట్రిక్ట్ వైస్ స్టేడియం అనుకుంట నాకు తెలీదు.
ఓకే. అవునవును. గవర్నమెంట్‌ది మున్సిపల్ స్టేడియం ఒకటి ఉంటది. అవును.
ఆ! ఆ! అయితే అందులో ఆహ్, షటిల్ బ్యాడ్మింటన్ టెన్నిస్, టెన్నిస్ కాకుండా షటిల్ బ్యాడ్మింటన్‍కి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు .అక్కడ ఆల్రెడీ నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. అందులో నుంచి నేషనల్ స్థాయిలో ఆడిన వాళ్ళు, స్టేట్ స్థాయిలో ఆడిన వాళ్ళు, ఇవన్నీ ఏంటంటే, మా డాడీ షటిల్ ఆడడానికి వెళ్ళేవారు. కాబట్టి, నార్మల్‍గా అక్కడ పే చేస్తూ, షటిల్ ఆడడానికి వెళ్ళేవారు. అది గమనించారన్నమాట. అరే, కొంతమంది పేరెంట్స్‌తో మాట్లాడితే, వాళ్ళ కొడుకుల్ని అలా తీసుకొచ్చి, ట్రైనింగ్ ఇప్పించడం. వాళ్ళు నేషనల్ స్థాయిలో ఆడిపించడం చూసి, మా డాడీ ఏమనుకున్నారంటే, "వీడికి ఎలా అయినా చదువు అబ్బదు కదా! కనీసం స్పోర్ట్స్‌లో అయినా పెడదాము. ఏదో ఒకటి సెట్ అవుతుందిలే," అని చెప్పేసి అప్పుడు తీసుకున్న ఒక నిర్ణయం అది.
ఓకే. ఓకే. అహా! ఓకే. ఓకే. ఓకే. చాలా మంచి ఆలోచన. అంటే చాలా మంది పేరెంట్స్, వాళ్ళ పిల్లలకి చదువులో కొంచెం రాణించంలేకపోతే, ఇది వేరే ఏదో టాలెంట్ అని గ్రహించి, దాని మీద వాళ్ళు ఆహ్, సపోర్ట్ చేయటం కాకుండా, చదువునే ఎక్కువ రుద్దేస్తా ఉంటారు. వాళ్ళకి ఇష్టం ఉన్నా, లేకపోయినా. అలాంటిది మీ నాన్నగారు మీకు ఇలా ఆలోచించారంటే, అసలు చాలా గొప్ప విషయం అనే చెప్పాలి.
ఆ! అవును. అవును. ఆ! అలా జాయిన్ చేపిచ్చారనమాట. అలా వాడు స్టార్ట్ చేశాడు, వాడి యొక్క కెరియర్ వాడు నేషనల్ స్థాయికి ఏళ్ళాడు. ఇంటర్నేషనల్ గేమ్స్ ఆడాడు. అండర్ 19, 20 వరకు 21 ఇయర్స్ వరకు బాగా ఆడాడు. ఒకసారి
ఇంటర్నేషనల్ వరు వరకు వెళ్ళారా మీ తమ్ముడు?
ఆ! ఆ! సింగపూర్ ఇజ్రాయిల్ ఆహ్, ఇండోనేషియా ఈ 3 వెళ్లారు. ఇంకా అండర్ 19 ఏజ్ కేటగిరీలో. ఇప్పటికి కూడా చాలా పేరు అప్పట్లో చాలా పేరునమాట వీడికి ఆహ్, అంటే చాలా తొందరగా గెట్ ఆన్ అయ్యాడనమాట స్పోర్ట్స్‌లో. ఈ ఈ స్ప ఈ స్పెసిఫిక్ స్పోర్ట్‌లో షటిల్ బ్యాడ్మింటన్. అయితే, మాకు ఇలా వాడు అందులోకి దూరడం వల్ల ఏంటంటే, మా కుటుంబానికి స్పోర్ట్స్ అనే ఒక ఆహ్, అవగాహన వచ్చింది. అలా నేను కూడా స్టేడియంకి ఏళ్ళడం, కానీ నేను అక్కడ షటిల్ చూడకుండా టెన్నిస్ కోచింగ్ చూసేదాన్ని.
ఓకే. ఏజ్ కేటగిరీ‌ లోనా? అండర్ 19 ఇవి ఉంటాయి. ఓకే. ఓకే. ఓకే. అవునా? ఓకే. ఓకే. ఓకే. ఓకే.
అలా నాకు చిన్న, చిన్న పిల్లలు టెన్నిస్ ఆడుతుంటే ఒక, ఒక అమ్మాయి ఉండేదనమాట. నాకంటే హైట్ కొంచెం. ఆహ్, బట్ వయసు తక్కువే. ఆ అమ్మాయికి టెన్నిస్ కోచింగ్ ఇప్పిస్తున్నారు, ఒకళ్ళు అక్కడ. ఒక ట్ర కోచ్ ఉన్నారు. ఆయన ఇప్పిస్తుంటే నాకు అసలు ఆ అమ్మాయి బాల్ కొడుతున్న, రాకెట్ ఆ రాకేట్టే బరువు ఉంటది. అసలు నార్మల్‍గా బ్యాడ్మింటన్ నార్మల్ ఈ బ్యాట్మింటన్ షటిల్ బ్యాడ్మింటన్ చూసి టెన్నిస్ బ్యాడ్మింటన్ చూస్తే ఆహ్, టెన్నిస్ రాకెట్స్ బరువు ఉంటాయి. ఆ బాల్ ఆ బాల్‍ని కూడా స్ట్రాంగ్‌గా కొట్టాలి.
ఓకే. ఓకే. అవునవును. అవునవును. అది వా వాడే విధానంలో కూడా వాళ్ళు, 2 చేతులతో పట్టుకొని ఆడుతారు దాన్ని. గట్టిగా కొట్టడానికి.
ఆ! చాలా అవును. చాలా స్ట్రెంగ్త్ కావాలి. అలాంటిది, ఆ అమ్మాయి అలా అసలు, ఆ వయసు నాకంటే వయసు తక్కువ ఉన్నంత బాగా ఆడుతుంటే, చూడు ముచ్చటగా అనిపించింది నాకు. అప్పుడు లోపల ఒక తెలియని బాధ. అరే నేను <smacks lips> ఏం చేయలేకపోయానే
ఓకే. ఓకే. నాకంటే చిన్న పిల్లైన ఇంత బాగా ఆడుతుంది. నేనేం చేయలేకపోతున్నాను. అని కొంచెం మనకు కూడా అనిపి‌చిద్ది కదా! మీకు అలా అనిపించిందా?
ఆ! అన్ అలా అనిపించిందనమాట. ఇంకా అలా అంటే, నేనేం చే ఇప్పుడేంటంటే, వాడు స్పోర్ట్స్‌లో ఆహ్, ఎ ఎందులోక అందులో పెడదాంలే, అని చదువు ఎలా అయినా లేదు కదా! ఎందులోక అందులో పెడదాం, అని చెప్పేసి అలా తీసుకెళ్లారు. నన్నేంటంటే, పూర్తిగా చదువులోనే ఉంచారు. ఎందుకు? నేను బాగా చదువుతాను కాబట్టి. ఇంకా నేను స్పోర్ట్స్ ఆడనివ్వలేదు, ఏం లేదు. అంటే, నన్ను ఎప్పుడు అడగలేదనమాట. నేను ఎప్పుడూ చెప్పలే.
ఓకే. ఓకే. అంటే, ఫస్ట్ ప్రయారిటీ అయితే మీ ఇంట్లో చదువుకే ఇచ్చారు. చదువు ఆహ్, మీ తమ్ముడికి చదువులో కొంచెం రానిచ్చినట్లే లేదంటే స్పోర్ట్స్‌లోకి తీసుకెళ్లారు.
అవును. అలా ఉండింది. ఇంకా ఆహ్, నేనేంటంటే అప్పుడప్పుడు కొన్ని, కొన్ని సార్లు ఆహ్, టెన్నిస్ ఎప్పుడూ ఒకటే‌సారి పట్టుకున్న రాకెట్. అది కూడా నేను సరే, నాకు లేదు కదా! ఎక్స్పీరియన్స్ లేదు. కాబట్టి
ఓకే. అంటే, అప్పుడు మీ నాన్నగారిని అడగలేదా? నేను ఇట్లా నేను నాకు టెన్నిస్‌లో ఇంట్రెస్ట్ ఉంది. నేను ఇట్లా జాయిన్ అవుతాను, ఆడతాను. లేకపోతే కోచింగ్ ఇ‌పించమని అడిగినప్పుడు ఏం చెప్పారు మీ ఆహ్, నాన్నగారు?
లే లేదండి. అంటే, నాది మొత్తం నా మైండ్‌ని ఎలా తయారు చేశారంటే, ఇంట్లో, నేను ఓన్లీ చదువుకి మాత్రమే పనికొస్తాను. అంటే, చదువు నాకు చాలా ఇంపార్టెంట్ అన్నట్లు క్రియేట్ చేసేసారు ఒకటి. నా చుట్టూ ఉన్న పరిధి.
ఓకే. అట్లా మీకు అట్లా బ్రెయిన్ వాష్ చేసేసిన అందువల్ల, మీరు దాన్ని చూడనికే పరిమితంగా పెట్టేసుకున్నారు. ఆడటానికి కాకుండా.
అవును. ఆహ్, అసలు నేను దాని గురించే, నేను అసలు ఆహ్, చూడలేదు. దాని దాని లోపలికెళ్ళలేదు. ఇంకా ఓన్లీ చదువు, చదువు అని చెప్పేసి దాని చుట్టూనే నన్ను, నన్ను తిప్పడం జరిగింది. అలా కొంచెం వెనక్కి తిరిగి చూసుకొని, అది పశ్చాత్తాపం ఉంటంది నాకు. అరే! నేను కొం చేయలేకపోయ. స్పోర్ట్స్ అనేది ఆ!
ఓకే. కొంచెం ప్రయత్నించాల్సింది మనం కూడా, దాంట్లోకి ఎళ్ళడానికి, అని చెప్పేసి కొంచెం నిరుత్సాహపడి ఉంటారు.
ఆ! అంటే జీవితం కూడా చాలా నేర్పిస్తదండి. ఇప్పుడు చ ఎంత చదువు లేక చదువు ఉన్న నాకు చదువు లేని మా‌వొ‌డికి, అంటే వాడు చదువు లేదంటే, న్‌ ఒక యావరేజ్ స్టూడెంట్ అనమాట. వాడు స్పోర్ట్స్‌లో నిలదొక్కుకొని, వాడు ఆడిన విధానం, వాడికి జీవితం ఇంకా ఎక్కువ తెలుసు నాకంటే. వాస్తవంగా చెప్తున్నా. ఒక బబుల్‌లో ఉండి, <sniffs> ఒక పరిధులు పెట్టి, చదువుకోవడం, చదువే ఇంపార్టెంటు ఇప్పుడు ఆహ్, ఇన్
ఆ! అవును. ఓకే. అదేలెండి. ఇప్పుడు అది మన అక్వేరియంలో ఉన్న చేప కంటే, బయట సముద్రంలో ఈదే చేపకే కదా! మొత్తం ప్రపంచం తెలుసు. అవును.
అనుభవం ఎక్కువ ఉంటది, అంటారు కదా! హ్మ్. అలానే. సో, ఏంటంటే కొన్ని, కొన్ని అంటే, అప్పట్లో ఏంటంటే? ఆహ్, మా పేరెంట్స్‌కి ఆహ్, వాళ్ళు పెరిగిన విధానం వాళ్ళకి చదువు లేదు. సో, వాళ్ళకి 100% <sniffs> ఆహ్, చదువే ముఖ్యం అనుకున్నారు వాళ్ళ పిల్లలకి. సో, వాళ్ళ తప్పు కూడా ఏం లేదు. అంటే ఇంక అంతే, ఆ పరిస్థితులకి అట్లా అయిపోయింది.
అవునవును. పరిస్థితుల వల్లే అంటే, వాళ్ళకి చదువు లేదు కాబట్టి, వాళ్ళు ఏమనుకుంటారు? పిల్లల్ని బాగా చదివిపించాలి. మనం ఏదైతే మనం చేయలేకపోయా అది వాళ్ళ చేత చేపిద్దాం. వాళ్ళు మనలో చూసుకుంటారు. మనం వాళ్ళని తప్పులు పట్టలేదు ఆ విషయంలో.
అవును. అవును. 100% ఇక అట్లా కొంచెం, కొంచెం అట్లా జరుగుతూ వచ్చింది. ఇంక నేను ఏంటంటే, దీన్ని కొంచెం ఎంతో కొంత తీర్చుకుందాం, అని చెప్పేసి నేను బి‌టెక్‌లో జాయిన్ అయినప్పుడు నేను బ్యాడ్మింటన్ ఆడా. షటిల్ క షటిల్ బ్యాడ్మింటన్ ఆడా. టెన్నిస్ లేదు.
ఓకే.
ఆహ్, ఎప్పుడు ఇంకా నాకు క్లాసెస్ అయిపోన్ హ్మ్. అహా! అట్లేం కాదు. మాకు ఆహ్, సెపరేట్ స్పోర్ట్స్ సెక్షన్స్ ఉండేవి కాలేజ్‌లో. సో, మొత్తం ఈవినింగ్ అంటే, ఈవినింగ్ 5, 5:30 క్లాసెస్ అన్నీ అయిపోయిన తర్వాత, ఫ్రీ అయిపోయిన తర్వాత, హాఫ్ ఎన్ అవర్, హాఫ్ ఎన్ అవర్‍లో కొంచెం, అది ఇది తినేసి వెళ్ళిపోయి, ఒక 2 గంటలు ఆడేవాళ్ళం అనమాట స్పోర్ట్స్. అది. అంటే ఏంటంటే, అంటే, ఆహ్, ఫస్ట్ టైమ్ నేను ఆహ్, అందులో అట్లా ఆడడం
అంటే కాలేజ్‌లో క్లబ్స్ ఉంటాయి కదా! దాంట్లో మీరు జాయిన్ అయ్యారా? ఓకే. ఓకే. అదే మీ ఫస్ట్ టైమా? బ్యాడ్మింటన్ ఆడటం. లేకపోతే ముందు ఏమన్నా, మీకు చిన్నప్పటి నుంచి అలవాటు ఏమన్నా ఉందా?
లేదు. అస్సలు అలవాటు లేదు నాకు. నేను అసలు స్పోర్ట్స్ దాంట్లోకి అడుగే పెట్టలేదు. చూసి ఎంజాయ్ చేయడం తప్పితే, అంతకు మించి నేను చేసేది ఏమి లేదు. ఆహ్, అక్కడికి ఎళ్ళిన తర్వాత నేను నార్మల్‌గా ఆడడం స్టార్ట్ చేశా. కానీ ఎంత ఇన్వాల్వ్ అంటే, ఎంత దాని లోపలికి నేను వెళ్ళి ఆడానో, నాకు అదొక ఆ రె రోజు మొత్తంలో నాకు ఆ 2 గంటలు ఇచ్చేంత సంతోషం, నాకు ఏది ఇవ్వలే.
ఓకే. ఓకే. ఓకే. అంటే అంత మీరు ఇంట్రెస్ట్ పెట్టి ఆడేవాళ్ళన్నమాట అయితే.
ఆ! ఇంట్రెస్ట్ అంటే అదొక తెలియని తృప్తి ఆహ్, ఆట అంటే ఆ! హ్మ్ అంటే ఆ! హ్మ్. ఒకటేంటంటే అండి <smacks lips> ఇప్పుడు చదువులో ఆహ్, చదువు గాని, వేరే ఏదైనా ఒక ఉద్యోగం చేస్తున్న ఏదైనా గానీ, దానికి తగిన ఫలితాలు ఏంటంటే కాస్త ఆహ్, టైమ్ తీసుకుంటై మన ముందుకు రావడానికి సమయం పడుతది. ఇప్పుడు ఒక స్పోర్ట్ అంటే ఏంటి ఒక గేమ్ నువ్వు గెలిస్తే చాలు అది ఫలితమే నీకు.
అంటే మొదటికి మీరు అప్పుడే ఆడారన్నారు ఇన్ హ్మ్. అవునా, అవును. అవునవును. అవును. పలు వెంటనే డిసైడ్ అయిపోతది అది నీకు వర్ ఆ! గెలుపా, ఓటమి అనేది వెంటనే తెలిసిపోతది మనకి.
ఒక సెట్ డిసైడ్ అయిపోతా అందుకని తృప్తి కూడా ఎక్కువ ఉంటది. <sniffs> అవును. ఇప్పుడు నేను నార్మల్ ఫ్రెండ్లీ గేమ్ ఆడుతున్నా, నా ముందు నా ఫ్రెండ్ ఉన్నాగాని ఆ సెట్ నేను గెలిచాను ఆ పాయింటే, కనీసం ర్యాలీ జరుగుతుంది ఆ పాయింట్ నేను గెలిచానంటే నాకు అది ఆనందం. అలాంటి హై హై పాయింట్స్ మనకి మన జీవితంలో నార్మల్‌గా ఎక్కడ వస్తాయి స్పోర్ట్స్‌లోనే వస్తాయి, ఎప్పుడు. అందుకని స్పోర్ట్స్ పర్సన్స్‌కి ఉండే ఆ ఎగ్జైట్మెంట్‌గానీ వాళ్ళ నుంచి ఉన్న ఆహ్, వాళ్ళకి వాళ్ళకి ఆ సంతృప్తి అంటే లోపల వాళ్ళకి కలిగే ఆహ్, హ్మ్.
ఓకే. అవునవును. అవును. ఖచ్చితంగా అద్ వాళ్ళ స్వభావాలు కూడా స్పోర్ట్స్ వల్ల చాలా మారుతాయి.
చాలా మారుతాయి. ఆహ్, ఆ మూవ్‌మెంట్‌లోనే వాళ్ళకి తెలుస్తది. ఓటమా, ఓటమి ఓటమి చూసారా, లేదంటే ఆహ్, గెలిచారా? వాళ్ళ వాళ్ళ 100% ఆ తృప్తి ఉంటది చూడండి, ఆ ఫుల్‌ఫిల్‌మెంట్ దాని కోసమే కదా! ఎవరు, ఏ మనిషి అయినా పాకులాడేది. నాకు అది నచ్చేది. నాకు అది, అది నాకు బాగా నచ్చేది అన్నమాట. అది మనకు ఇప్పుడు, మనం ఇప్పుడు ఇది ఉద్యోగాలు చేస్తున్నాం, డబ్బులు పడుతున్నాయి. డబ్బులు పడినంత మాత్రం మన సంతృప్తి ఇస్త‌దా! ఇవ్వదు.
అవును. అవును. అవునవునవును. ఖచ్చితంగా! కరెక్ట్‌గా చెప్పారు. లేదు. అంటే ఆ డబ్బులు ఇచ్చేది, మనం ఇంకేమన్నా తిండానికో ‌, లాకపోతే ఆహ్, ఏమైనా బట్టలు కొనుక్కోవడానికో, వీటికి తప్ప అది సంతృప్తి ఆహ్, దాంట్లో సంతృప్తి చెందుతాం కానీ వీటిలో, మీరన్నట్టుగా ఇందాక అలాంటి విషయంలో సంతృప్తి అనేది మన ఉద్యోగాలే ఇవ్వవు మనకి.
అస్సలు ఇవ్వవు కదా! అందుకనే స్పోర్ట్స్‌లో ఉండే ఆహ్, హ్మ్. ఒక ఎగ్జైట్మెంట్ అనమాట అది. అందుకని ఎంతో కొంత ఎవరో ఏ ఎవ్వరైనా గాని ఎంతో కొంత ఏదో ఒక స్పోర్ట్‌లో కొంచెం అవగాహన ఉండి, ఎంతో కొంత ఆడి ఉండాలి. ఎందుకంటే, అది మానసిక ఆరోగ్యానికి కూడా చాలా మంచి బెనిఫిట్ వ్యాయామం అవుతుది, మానసిక ఆరోగ్యానికి బెనిఫిట్ అవుతుది. మళ్ళీ మనకి చాలా జీవితం కూడా నేర్పిస్తది.
అవును. ఫిజికల్‌గా మనం కొంచెం ఫిట్‌గా ఉంటాము, మెంటల్‌గా కూడా ఫిట్‌గా ఉంటాం.
అవును అట్లా. అ! ఇగ నేను అట్లా బీటెక్‍లో ఆ! నాలుగు 4 ఏళ్ళు కనీసం, 3 ఏళ్ళు ఆడాను. ఇంక దాని తర్వాత కోవిడ్. కోవిడ్‍లో కొంచెం ఇంక ఈ క్యారమ్స్ ఇవి ఇవి అలవాటయ్యాయి. చెస్ అలవాటైంది బాగా. చెస్ ఆడతాను బాగా. చాలా బాగా ఆడతాను. దాని తర్వాత హ్మ్, ఇంక అవి, ఇవి కోవిడ్
ఓకే. ఓకే. ఓకే. ఓకే. మరి మీరు ఇన్ని గేమ్స్ ఆడుతున్నారు కదా, చెస్ లేకపోతే బ్యాడ్మింటన్ కానీ, క్యారమ్స్ కానీ, ఇన్ని చాలా గేమ్స్ ఆడారు కదా, మీరు చిన్నప్పుటి నుంచి. ఇవన్నీ ఆడుతున్నప్పుడు మీ దా మీ స్వభావం మీ క్యారెక్టర్‌లో ఏమైనా చేంజ్ ఏమైనా వచ్చిందా మీ స్వభావంలో?
హ్మ్. హ్మ్. అంటే, ఆహ్, ఒకటి నేను ఫస్ట్ టైమ్ అక్కడ నేను కాలేజ్‌లో బ్యాడ్మింటన్ ఆడటం అంటే నాకు ఓపిక కొంచెం తక్కువ ఫస్ట్ నుంచి కూడా.
ఓకే. ఓకే.
అంటే నన్ను అట్లా ఒక ఒక పరిధిలో పెట్టినంత పె పెట్టి అలా నన్ను చేశారనే ఇదిలోనో, మరెందులోనో స్వతహాగానే ఓపిక తక్కువ. ఎప్పుడైతే నేను బ్యాడ్మింటన్ అక్కడ ఇ మా కాలేజ్‌లో ఆడటం మొదలుపెట్టానో, ఒక ర్యాలీ జరుగుతున్నప్పుడు గానీ, ఒక ఈ ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్. ఒక 21 ఇరవై ఒక్క దానికి, ఒక సెట్టు మనం ఆడుతున్నాం అంటే, అది ఇరవై ఒక్క పాయింట్‌లకి సెట్ ఆడుతా ప్రతి పాయింట్‌కి నువ్వు పడే కష్టం అది ఎంత ఒక పాయింట్ పోయిందనుకోండి, నిరుత్సాహప నిరుత్సాహపడేదాన్ని నేను.
ఓకే. అవును. ఓకే. అంటే నెక్స్ట్ ఎట్లైనా పాయింట్ మనదే అవ్వాలి, అని చెప్పేసి ఇం మళ్ళీ ఛాలెంజింగ్‌గా తీసుకునేవాళ్ళు.
కానీ నెక్స్ట్ అదొ కంగారు, అది అదొ కంగారు, నిరుత్సాహం అట్లా ఉండేది. కానీ ఆహ్, అది నేర్పించే ఒక కమిట్మెంట్, అంటే కన్సిస్ నువ్వు ఎంత కింద పడిన కన్సిస్టెన్సీ. నువ్వు ఓడిపోతున్నావు అన్నాగాని చివరి సెట్, చివరి పాయింట్ వరకు పోరాడడం. ఇంక నీకు తెలిసిపోయింది. ఇంక నువ్వు ఓడిపోతావని.
అవును. అవును. ఇ కొన్ని, కొన్ని సార్లు అవుతది. మనం ఎద్ ఒకటి మనం 5 పాయింట్లు ఉండి, వాడు 20 పాయింట్ల దగ్గర ఉన్నప్పుడు కూడా మనం కొంచెం కాన్ఫిడెన్స్ లేకపోతే అలా ఆడినప్పుడు, మన దగ్గర దాక వచ్చేసి, గెలిచిన రోజులు కూడా ఉంటాయి.
ఆ! 100% అదే చెప్తున్నా నేను. దగ్గర ఆహ్, ఆహ్, కన్సిస్టెన్సీ నేర్పి, మనం ఓడిపోతున్నా గెలిచే గె గెలవగలము అనే ఒక కాన్ఫిడెన్సు. దాని తర్వాత ఓపిక, ఒక పాయింట్ పోయినంత మాత్రాన పోయిందేమి కాదు...
ఓకే. అవును.
అనేది. అంటే ఒక ప ఒక మైండ్‌సెట్ షిఫ్ట్ అన్నమాట. అది చాలా ఓపిక నేర్పించింది. మైండ్‌సెట్ షిఫ్ట్.
అవును. అసలు ఈ స్పోర్ట్స్‌లో కావాల్సిందే మెయిన్‌గా అది మనకి. ఒక కమిట్మెంట్ కావాలి. ఒక ఓర్పనేది కావాలి. అంటే వెయిట్ చేయాలి రిజల్ట్ కోసం. అంటే ఆహ్, ఇప్పుడు ఓడిపోయాం‌లే అని చెప్పేసి మనకి జీవితం ఇంక వల్ల కాదని కాకుండా, ఇప్పుడు కాకపోతే తర్వాత ప్రయత్నిద్దాం అని చెప్పేసి అది అదొకటి నేర్పింది స్పోర్ట్ అనేది.
హ్మ్. హ్మ్. అవునండి నిజం. వాస్తవమే.
ఓకె. అయితే మీరు చాలా బాగా వివరించారండి స్పోర్ట్స్ గురించి. మీరు ఆహ్, చిన్నప్పటి నుంచి ఎంత ఛాలెంజింగ్‌గా ఒక స్పోర్ట్‌ని కానీ లేకపోతే ఏ విషయంలో అయినా, ఎలా తీసుకుంటున్నారో చాలా బాగా వివరించారు. అదే విధంగా మీరు ఇలానే మంచి, మంచి అలా ఆటలు ఆడుతూ ఇంకా ఆహ్, మంచిగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడుకుందామండి మనం.
అలా. <clicks tongue> ఖచ్చితంగా అండి ధన్యవాదాలు.
ధన్యవాదాలండి.